ఆహ్, నాకు నా కాలేజ్ లైఫంతా గూడా మా అమ్మమ్మ‌ గారింట్లోనే జరిగిందండి. నేను ఇంటర్మీడియేట్ అంతా ఆ! ఇంటర్మీడియేట్ అంతా అమ్మమ్మ మా అమ్మమ్మ గారు వాళ్ళు మేముండే ఆహ్, ప్రదేశం కన్నా కొంచెం సిటీలో ఉంటారన్నమాట అమ్మమ్మ వాళ్ళు.
అవునా? ఎందుకనలాగా? ఓకే.
మా దగ్గర కాలేజీ‌ల్లేవని, అంత మంచి కాలేజీ‌ల్లేవని, మా అమ్మమ్మ మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళ ప్రదేశంలో నన్ను జాయిన్ చేశారు తీసుకెళ్ళి. అందుకని నా ఇంటర్మీడియేట్ మొత్తం మా అమ్మమ్మగారాళ్ళ ఇంట్లోనే జరిగింది. మా అమ్మమ్మకి, నాకు అవునవును. అక్కడి నుంచే యెళ్ళేదాన్ని. మా అమ్మమ్మకి, నాకింకా విడదీయరాని అనుబంధమన్నమాట. ఇంకా 2 సంవత్సరాలు కూడాని. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే! ఇద్దరం కలిసెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరం చేసేవాళ్ళం. ఆహ్, మేమిద్దరం చేసిన పని ఒకటి అయితే పాని పూరి చేశామండి. అది మా అమ్మమ్మ గారికి తెలీదు ఎలా చేయాలో? నాకూడా తెలియదు. కాకపోతే, హ్మ్. ఎవరో పక్కన ఆంటీ ఒకసారి చేశారని ఆవిడ్ని కనుక్కొని మేమిద్దరం మొదలు పెట్టాం. <chuckles>
ఓకె. ఆ! అక్కడి నుంచి కాలేజ్‌కెళ్ళేవాళ్ళు. హ్మ్. ఓకె. హుహు అబ్బా! ఆ! మరెలా? మరిది బా వొచ్చిందా?
ఆ! బానే వచ్చిందండి! మా అమ్మమ్మ గారికి పానీపూరి అనడం రాదన్నమాట. ఎప్పుడు కూడా పా పానాపూరి అంటారు. <chuckles> ఇప్పటికి నవ్వుతాం మేము. హ్మ్. కానీ
పోనీలేండి. ఓకె. <chuckles> <chuckles> సరిపోయింది. కానీ అట్లా వాళ్ళు భలే! క్యూటుగా ఉంటారు కదా! అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు.
అవును. హ్మ్. హ్మ్. చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు. ఇంగో ఇప్పటిక్కూడా అలాగే చేసి పెడుతుంటాను నేను ఏవన్నా ఇంటికొస్తే. పాపం మా అమ్మమ్మ బాగా తింటారు. ఆ! మంచి భోజన ప్రియురాలన్నమాట. అందుకే ఏవన్నా వేరైటీలు చేసి పెడితే బా తింటారు.
హ్మ్. ఓకె.